ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కళకి స్ట్రెస్సనేది ఎక్కువైపోతుందండి. అలాగే రోజు ఉన్న బిజీ షెడ్యూల్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనే దాని మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. దృష్టి కూడా పెడుతున్నారు. అంటే చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ బిజీ గందరగోరం లైఫ్‌లో. అలాగే మీరు ప్రశాంతంగా ఉండడానికి ఇలాంటి మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్స్ గాని, లేదా శ్వాస వ్యాయామాలు గానీ ఏమన్నా చేస్తుంటారా?
అవును. అవును. అవునండి. మీరు చెప్పింది చాలా నిజం. అంటే స్ట్రెస్సనేది అందరు తట్టుకోలేనంత స్థాయిలో ఉంది అనేది హ్మ్. అందరికీ జగమెరిగిన సత్యం అంటారు కదా! అలాంటిదే. ఆహ్, సరే మరి దీన్ని తట్టుకోవాలంటే నేను కూడా చేస్తూ ఉంటానండి. ఇలాంటి వ్యాయామాలు హ్మ్, ఎందుకంటే అది నాకు తప్పనిసరి. నాది ఏమో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ కదా! నాది బుర్రతో పెట్టేటువంటి చేసేటువంటి పని. నేను
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! అంటే మీరు చాలా స్ట్రెస్‌ఫుల్ జాబనమాట. హ్మ్.
ఆ! బాగా ఎక్కువ ఉంటుందనుకోండి. మిగతా ఉద్యోగాలతో కంపేర్ చేస్తే మావేమో ఎలా ఉంటాయంటే ఈ స్ట్రెస్ చాలా ఎక్కువుంటుంది. ఆహ్, ఫిగర్స్‌తో పనుంటుంది. అవేమో చిన్న చిన్న అక్షరాలుంటుంటాయి. కండ్లకి కూడా ఇబ్బందుంటుంది. ఇ ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి వీటిని తట్టుకోడానికి నేను కొన్ని రకాలైనటు వ్యాయామాలకి అలవాటు పడిపోయాను. ఎందుకంటే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అంటే మీరు ఖచ్చితంగా వ్యాయామాలు చేయడానికి అంటూ ఏదైనా కారణం ఉందా అండి? ఇదివరకేదైనా జరగడం, దానివల్ల మీరిది చెయ్యాలి అని నిర్ణయించుకోడం ఇలాంటివేవన్నా జరిగినీయా?
ఆ! అలా అంటే, నేను వ్యాయామం. మొదటి నుంచి అలవాటుందండి. చిన్నప్పటి నుంచి అలవాటుంది. సో, నేన్ దాని తర్వాత, కొద్ది రోజులు మానేసాను. తర్వాతేమో మళ్ళీ, అలవాటు చేసుకున్నాను. ఆహ్, ఎ ఎలా అంటే, సరే కొంచెం ఫిట్నెస్ లెవెల్స్ తగ్గిపోతున్నాయనుకోని, అలా ఫిట్నెస్ కోసం, సం హ్మ్. నే హ్మ్. తే అంటే మొదలుపెట్టిన తర్వాత, ఈ స్ట్రెస్సు కోసం అంటే, అప్పుడు యోగా అవి ఉండేవి కాదు. నేను ఈ శివాశయామాలేవి చేసేవాడిని కాదు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజేస్ ఇట్లాంటివి. ఊరికే, ఆ! ఓ 10, 15 రౌండ్లు వాకింగ్ చేయటం. తర్వాత వీలైతే ఇంకా ఏవన్నా, ఇబ్బందుందుంటే, ఒక రెండు రౌండ్లో, ఒక రౌండో జాగింగ్‌లాగా పరిగెట్టడం. కొద్దిగా. అలా
హుహు. హ్మ్. ఓహోహో! హ్మ్. హ్మ్. ఓహో! ఆ! హుహుహు. అంటే, ఏదో ఒక యాక్టివిటీ మాత్రం చేసేవారు.
ఆ! అంతేనండి. చేసి ఆహ్, ఆ ఆ రకంగా మళ్ళీ ఇంటిికోచ్చేయడం, ఇంటిికోచ్చి నా పనులు నేను జేసుకోని, గబబబ ఉద్యోగం జేసుకోవడం, ఇదే పనుండేది. ఇక ఈ ఈ మూవ్‌మెంట్‌లో ఏంటంటే, వ ఈ స్ట్రెస్ బా పెరిగిపోతుంది. తలనోప్పోచ్చేస్తుంది. ఏది పడితే అదవుతుంది, చాలా ఇబ్బందయిపోయింది. ఆము ఆ పరిస్థితిలో నేనేమో, కొంచెం ఈ శ్వాస వ్యాయామాలు, ధ్యానం, యోగ లాంటి వాటికి, కొంచెం అలవాటు చేసుకున్నాను మెళ్ళిగాను. ఒక ఆహ్, అంటే, మన మ్యా కొంతమంది మిత్రులు, తరవాత కొ పె పెద్దవాళ్ళు కొంతమంది సలహా ఇచ్చారు. నీకు హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఓహో! హ్మ్. ఓహ్! అంటే, మీరు బయట ఎవరినైనా ఆశ్రయించడం జరిగిందా? ఏదైనా యూట్యూబ్ గాని, లేకపోతే ఇన్స్‌టాగ్రామ్ ఇలాంటివి ఏవన్నా చూసి, నేర్చుకున్నారా? లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా ఇలా చేయాలని?
నాకు చెప్పారండి. ఇలా అంటే ఇప్పుడు మనం యా ఆహ్, వాకింగ్ చేస్తా ఉంటాం కదా! ఒక పార్కులో నేను వాకింగ్ చేస్తూ ఉంటాను. చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారన్నమాట. ఈ దీంతో పాటు ఇది కూడా చేయండి బావుంటుంది. కొంచెం అంటే హ్మ్, ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్, శరీరం కూడా చాలా తేలికగా ఉంటుంది. దూదిలాగా ఉంటుంది మీరెంత చేసినా కూడా
హ్మ్. అవును. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్.
ఊరికే ఎక్సర్సైజ్ చేస్తే అది దేనికి ఉ ఉపయోగపడదు. అంటే ఊరికే వాకింగ్ చేసెళ్ళిపోతే అది దేనికి ఉపయోగపడదని చెప్పి చెప్పడంతోటి అలా అలవాటు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నా ఉద్యోగపరంగా చూస్తే కొంచెం బావున్నట్టనిపించిందనమాట. ఎందుకంటే
హ్మ్. ఓహ్! ఓకే. హ్మ్. అంటే మీరు శారీరకంగా ఎటువంటి మార్పులు గమనించారు? ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి?
ఆహ్, శా శారీరక అంటే శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుందండి. మిగతా వాటి ను అప్పుడు మామూలుగా నడిస్తే కొద్దిగా బరువుగున్నట్టుంటే దీంతో కంపేర్ చేస్తే చాలా బరువు తగ్గిపోయిందన్నట్టుంటుంది. శరీరం అంటే దూది పింజంలా ఉంటుంది. ఎటంటే అటు వెళ్ళగలుతాం. హ్మ్. తర్వాత ఏ పని చేసినా కూడా అంటే ఆహ్, నిరాశ, నిస్సత్తువా అలాంటివి ఫీలింగ్ ఏం రాదు. ఏదైనా చేయగలనే అనే ఆ! అనే కాన్ఫిడెన్స్ విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉంటారు కదా! ఆ కొంచెం కాన్ఫిడెన్స్ అది మన మీద మనకి వచ్చేది. పొరపాట్లు జరగడం కూడా కొద్దిగా తగ్గిందనుకోండి. ఆ!
ఓహో! హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. వచ్చేవి కాదు. ఆహా! అవును. హ్మ్. అవును. హ్మ్. తగ్గింది. ఓకే. అంటే మీ పనిని గూడా అది ఎఫెక్టివ్‌గా చేసిందనమాట.
ఆ! చేసిందండి. బా చేసింది. అవును.
అలా ఈ వ్యాయామాలు చేస్తున్నప్పుడు శ్వాసకు సంబంధించినవి, ఏమైనా టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతారా అండి? లేదా మామూలుగా మీరు శ్వాస మీద దృష్టి పెట్టడం ఇలా చేస్తుంటారా?
అంటే, ముఖ్యంగా శ్వాస మీద దృష్టి పెడతాను, తర్వాత ఈ హ్మ్, కొంచెం మం ఆహ్, డీప్ బ్రీత్ తీసుకోవడం. అందరేం చేస్తారంటే ఈ పైపైన కొంచెం గాలి పీల్చుకొని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా డీప్ బ్రీత్ తీసుకోవడం మళ్ళీ హ్మ్, దాన్ని బయటకి ఆహ్, ఏదో అంటారు ఇంగ్లీష్‌లో ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఏదో అంటారేమో నాకు
హుహు. అవునవును. అవును. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అంటే, బయ లోపలికి తీసుకున్నాక కొంచెం సేపు వరకు ఉంచి తర్వాత బయటకి వదలడం ఇలా చేస్తుంటారా?
ఆ! అలా చేస్తుంటే 5 సెకండ్‌లో, ఫైవు, 5, ఫైవో ఏదో 7, 7 ఏదో ఉంటదండి. లోపల తీసుకోవడం 5 సెకండ్లు తీసుకోవాలి. 5 సెకండ్లు ఉంచాలి. మళ్ళీ 5 సెకండ్లు వదలాలి. హ్మ్. ఇ ఇవి అలా అంటే, ఒకాయన అక్కడ పార్కుకి ఒకాయనొచ్చి అప్పుడు చెప్పారండి. కొంచెం ఆహ్, అది నా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆహ్, నాలిక పైకి ఉంచితే అక్కడి నుంచి అమృతంలాంటిదేదో కారుతుంది. దానివల్ల మనకు బావుంటుంది అని చెప్పారు. ఓ ఒకసారి ఎవరో ఆ! యోగా స్పెషలిస్టొచ్చారాయన. ఆ ఆ! వాళ్ళు చెప్పిన విధానాలన్నీ పాటించి ఏవో ఒకటి కొంచెం అంటే, బావున్నయి కదా! మనం దానికేమి ఆహ్, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. శ్రమ పడక్కర్లేదు. ఆ! అందుకని మా చూస్తేనేమో చేస్తున్న కొద్ది బావున్నట్టనిపిస్తంది. ఎ ఎందుకొదలాలని చేసేయడం అంతే. హ్మ్.
హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. ఓహోహో! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అంటే, మీకంటూ ఒక రిజల్ట్స్ అయితే చ ఖచ్చితంగా చూసారు కాబట్టి మీరింకా అది ఫాలో అవ్వాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు.
అవునండి. అవునండి. ఎందుకంటే అది హ్మ్.
హ్మ్. అంటే, ఇలాగా మీరు ఎవరికైనా సరే ఆహ్, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే మీ స్నేహితులకి కానీ ఇది చెయ్యమని ఎవరికైనా రికమెండ్ చేశారా అండి?
అందరికీ చేస్తుంటానండి. ఎవ <giggles>
హ్మ్. <giggles>
ఎవరు దొరికితే వాళ్ళు చేస్తుంటే కానీ అందరూ బద్దకస్తులైపోయారు. ఏదో <giggles> నువ్వు సోది చెప్తున్నావులే, కానీ అంటారు గానీ. అంటే, ఇది ఎలా అండి మీ మామూలుగా మీరొక ఐటెమ్ వంట మీరు చేశారనుకోండి? మీరంటే మీరు కాదు పోని నేను చేసినా కూడా ఆహ్, అది తింటేనే కదా! దాని రుచేదో తెలుస్తుంది. అయ్ ఆహ్, ఆహ్, ఆ! అంతే ఆహ్, అది ఇప్పుడు సపోజ్ అది దూరం నుంచి చూస్తే బ్లాక్‌గా కనిపించింది. ఏహ్! ఇది బ్లాక్‌గా ఉంది. ఇది నేనుతినను అంటే కుదరదు. అది బ్లాక్‌గా ఉన్నా కూడా అది, అది తింటే టేస్టుండొచ్చు బాగాను. ఆహ్, హ్మ్, ఆహ్, ఆహ్, అది వీళ్ళు తినటానికి సిద్ధంగా లేరనమాట. ఎందుకంటే, <chuckles> ప పొద్దున్నే లేవడానికి చాలామందికి మే విపరీతమైనటువంటి బద్ధకాలొచ్చెసాయి. ఆహ్, నేను కూడా అలా ఉన్నాను. ఆహ్, అలా అందులో ఉన్నాను, ఇందులో ఉన్నాను కాబట్టి, నాకు ఏది బావుందనేది నిర్ణయించుకోగలిగాననుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఓహ్!
<chuckles> హ్మ్. ఆ! హ్మ్. అవునండి. అవును. అదే ఏదైనా సరే అనుభవం అవ్వాలండి. అనుభవం అయితే చేయాలి. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. ఇబ్బంది. నిజమే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, ఈ శ్వాస తీసుకోవడం అనేది వ్యాయామం. ఈ శ్వాస వ్యాయామం అనేది అందరికీ పర్వాలేదంటారా? అంటే బీపీ, షుగర్లు లేకపోతే ఇలా లంగ్స్‌కి సంబంధించిన ఏవైనా కొన్ని ఆహ్, ఉంటే గనక ప్రాబ్లమ్సుంటేనే గనక, వాళ్ళు కూడా చేయొచ్చంటారా? లేదా డాక్టరు రికమెండేషన్ తీసుకొని చేయాలంటారా?
అ ఆ! వాళ్ళైతే కొంచెం డాక్టరు ప పర్యవేక్షణలోనో, లేకపోతే ఆయన సూచనల ప్రకారంగా చేయవలసుంటుందండి. ఇప్పుడు మన ఎవరైతే, ఈ పేషెంట్సుంటారు కదా! హార్ట్ పేషెంట్స్ కానీ, లంగ్స్ అవి డిసీజెసున్న వాళ్ళు, వీళ్ళకి, వీళ్ళు కొంచెం కష్టమే. మామూలుగా అయితే ఆహ్, ఏ ఇది లేనటువంటి కొంచెం ఆరోగ్యంగా ఉన్న మనిషి, లేకపోతే ఇలాంటి డిసీజెస్ లేని మనిషి, కొంచెం ఆరోగ్యం కావాలి అనే తాపత్రయం ఉన్న మనిషున్నా కూడా ఈ, ఈ చేయొచ్చు. వు ఎ ఎవరైనా చేయొచ్చు. వయోభేదం లేదు. అలాగే, హ్మ్, నా అంటే ఈ ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలాంటి భేదం గాని, వయోభేదం గాని ఏమీ లేదు. ఎవరైనా చేయొచ్చు అంటే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. కానీ చిన్న, చిన్న వ్యాధులున్న వాళ్ళు మాత్రం డాక్టర్ని సంప్రదించి చేయాలంటారు.
ఆ! అంటే ఈ గుండె సంబంధున్న వ్యాధులు అలాంటివున్నాయంటె ఇది గుండెతోను, లేకపోతే హ్మ్, ఆహ్, శ్వాసతోను వ మ పని కదా! ఇదేమో, ఊపిరితిత్తులు మరి అయి ఏమవుతుందో మనం చెప్పలేం కదా! గబుక్కుని వా ఊపిరి బిగబెట్టి ఉండడం వల్ల వాళ్ళకేమన్నా ఇబ్బందయ్యి, ఆహ్, కొంచెం అనారోగ్యం పాలవటం అలాంటిదేదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, కొంచెం వైద్యుల సలహా అలాంటి వాళ్ళు తీసుకోవాలి. తీసుకుంటే, కొంచెం చక్కగా వాళ్ళు అంటే ఎవరైనా చేయమంటారు. వాళ్ళకి ఏదో పద్ధతి చెప్తారు కదా! మనకి హ్మ్, మనకు ఆ శాస్త్రం తెలీదు గాబట్టి మనకు తెలీదు. వా వాళ్ళు, వాళ్ళు చెప్తారు. ఇలా చెయ్యండి, చేస్తేనేమో హ్మ్, మీకు బాగుంటుంది. కొంచెం మీరు ఎక్స్‌ర్‌సైజ్ చేసుకొ ఆ తర్వాత ఈ డిసీజ్ కూడా క్యూరైపోతుంది మీకు.
హ్మ్. అవును. ఊపిరితిత్తలతో పని. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. <chuckles> హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. మీరు చెప్పింది నిజమే అండి. అలాగే ఇప్పుడు ఈ శ్వాస వ్యాయామాలనేవి, ఏ సమయంలో చేస్తే ఎక్కువ ఉపయోగపడతాయంటారు? అంటే భోజనం తర్వాతా? లేకపోతే తెల్లవారే చేయడం మంచిదా? లేదా సాయంత్రం మంచిదా?
అదండి. అంటే, మీరు ర్యాంకింగ్ గనకివ్వాల్సొస్తే శ్రేష్టం అంటే, ఎప్పుడు అంటే, పొద్దున్నే, తెల్లవారుజామనే
పొద్దున్నే. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! అదీ, మనకి అలా చేస్తే, చాలా బావుంటుంది. తర్వాత, ఇంక ర్యాంకింక మనం, భోజనం తర్వాతయితే నాకు తెలిసి చేయకూడదండి. భోజనం, భోజనం కన్నా ము కొంచెం సాగ్, భోం చేస్తే, 4,5 గంటలైనా గ్యాపీబల్సుంటుంది. లాకపోతే, మనం పొట్ట లోపల తీసుకొని, బయట తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందయిపోతుంది కదా!
హ్మ్. హ్మ్. ఓహో! ఓహూ! హ్మ్. అవును. హ్మ్. <smacks lips> అంటే, నిద్రకు ముందు కూడా, చేయొచ్చంటారా ఇది?
ఆ! నిద్రకు ముందు కూడా అర అదే, ఈ మీ ఈ టైముంటుంది కదా మీకు. ఆహ్, ఎలాంటే, పొద్దున్న 5:30-6 గంటలలోపు అలాగే, మధ్యాహ్నం 11:30-12 లోపు. అలాగే, సాయంత్రం నిద్ర కూడా చేయొచ్చు. కానీ, అదీ అంతవరకు అంత మా ఉపయోగుంటుందో, లేదో మరి నేన్ నేననుకోడం, అంతగా ఉపయోగం ఉండదని నిద్ర ముందు. కొంచెం ఆహ్, అంటే, ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుందిలెండి. కరెక్టే. ఆ! కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం అంటే, పొద్దున మనం పార్క్‌లో చేసినట్టు, అంత స్థాయిలో కాకపోయినా
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హుహు. హ్మ్. అవును. హ్మ్.
కొద్దిగా జేస్తే కొద్దిగా ప్రశాంతంగా ఉంచుకోవచ్చునుకోండి.
అంటే, ఒక 5-10 నిమిషాలు చేస్తే సరిపోతుందంటారేమో.
ఆ! ఆహా! సరిపోతుందండి. అలా మ్
అంటే, మీరు ఈ శ్వాస ఆహ్, వ్యాయామాలు చేసిన తర్వాత, మీరు నిద్రలో ఏవన్నా ఆహ్, హెచ్చుతగ్గులు గమనించారాండి?
ఆ! నాకు తెలిసి నిద్ర బా పడుతోంది. ఈ ఈ శ్వాసా చేసిన తర్వాత మాత్రం నిద్రయితే బాగా పడుతోంది. ఆహ్, ము ఆహ్, ఏయీ అంటే, మెలుకువ రాదండి, మధ్య మధ్యలో నిద్ర లేవటానికి, లేకపోతే ఏదో ఇబ్బంది పడడానికి అలాంటిదేవుండదు. చాలా చక్కగా నిద్రొస్తుది. ఆహ్, మళ్ళీ పొద్దున లేవడగానే మ్ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఇవే ఇలాంటియి చెయ్యాలనిపిస్తుంటది. ఇలాంటియి చాలా ఉంటాయనుకోండి అందులోను.
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహో! హ్మ్. అంటే, మీరు ఇప్పటికి కూడా అది పాటిస్తున్నారంటారు, ఈ శ్వాస వ్యాయామాలు.
హ్మ్. ఆ! నేనొక పావుగంట, రోజూ పొద్దున్నా పావుగంట జేస్తాను. టోటల్‌గా ఒక పావుగంటా ఇందులో ఏంటంటే, సోది. ఆ తర్వాత పావు పావుగంటో జేయడమో, ఒక హాఫ్ ఏన్ అవర్ కేటాయిస్తామనుకోండి. కరక్ట్‌గా చేసేది పావుగంట. కాన్సంట్రేషన్ కుదిరేది 2, 3 నిమిషాల కన్నా ఎక్కువ కుదరదు నాకు తెలిసి.
ఆ! ఓహోహో! ఆ! <chuckles> హ్మ్. అవునవును. హ్మ్.
ఆ! ఆ! 2 నిమిషాలంటే చాలా ఎక్కువ. చాలా హ్మ్
అంటే, మీరు పార్కుకి వెళ్తా అన్నారు, అక్కడ చేస్తారేమో ఇది.
ఆ! అక్కడే చేస్తానండి. పార్కులో మా వాళ్ళందరుంటారు, వాళ్ళందరితో కలిసి. ఆహ్, చేద్ద అది చేసే ముందు సోదుంటుంది, చేసిన తర్వాత సోదుంటుంది. ఆహా! ఇయి అవి మాత్రం ఎక్కువంటాయనుకోండి దీంట్లోను. అది.
హ్మ్. హ్మ్. అవును. <giggles> హ్మ్. హుహు. అలాగే, ఇప్పుడెవరైనా శ్వాస వ్యాయామాలు మొదలుపెట్టాలి అనుకున్నారనుకోండి, ఇప్పుడే వాళ్ళు మొదలుపెడుతున్నారు అయితే గనక, వాళ్ళకేవన్నా చిన్న టిప్సివ్వగలరా?
ఆ! మంచి టిప్పేంటంటే చే మొదలుపెట్టింది మానకుండా చేయడమేనండి. <giggles> ఆహ్, ఆ! రోజు చెయ్యాలి. అది మానకుండా చేస్తే గనక దానికి ఉపయోగం ఉంటుంది. తర్వాత హ్మ్, మనకి చిన్న టిప్పు ఎలా చెప్పాలి మీకు అంటే, బాగా ఆ శ్వాస మీద ధ్యాసే కదా! ధ్యానం అంటేను ఆహ్, ఆహ్, ఆ చేసే పని మనం పూర్తి ఏకాగ్రతతో ఏకా ఏకాగ్రతనేది ఎక్కువుండాలి. కాన్సన్‌ట్రేషన్ ఉంటే. బాగా హ్మ్, మంచి తొ తొన్ తొందరగా ఫలితాలొస్తాయనమాట.
హ్మ్. హ్మ్. రోజు చెయ్యాలి. హ్మ్. హ్మ్. అవును. అవునండి. అవును. హ్మ్. హ్మ్. అంటే సమయం కూడా మనం మంచి సమయం చూసుకోవాలి.
మంచి సమయం చూసుకోవాలి? చూసుకొని ఆ రకంగా ప్రయత్నం చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. ల ఇప్పుడు కాన్సన్‌ట్రేషన్ లేదనుకోండి. 10 రోజులు ధ్యానంలో కూర్చున్న ఉపయోగం ఉండదు. కంటిన్యూస్‌గా 10 డేస్ చేసినా ఏం ఉపయోగం ఉంటంది? డా మనసు దాని మీద లగ్నం చేయాలి కదా! ఎట్టి పరిస్థితిలోనను. ఆస్
అవును. అవునవును. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. ఏ పనైనా అంతే దృష్టి పెట్టకపోతే ఏదైనా చాలా కష్టంగానే ఉంటది. <giggles> మీరన్నది నిజమే. హ్మ్. బావుందండి. అంటే, మీరు ప్రశాంతంగా ఉండడానికి మీరు చేసే శ్వాస వ్యాయామాలు కానీ, మీరు రోజు మీ దినచర్య గాని, చాలా చక్కగా వివరించారు. మీతో ఈరోజు ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తప్పకుండా కలుద్దాం.
కష్టంగాంట. అవునండి. అవునండి. అవును. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీతో మాట్లాడినందుకు. తప్పకుండా కలుద్దామండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.